ఇప్పుడు సాధారణంగా చిన్న ఇల్లులుండేటప్పుడు దాన్ని మీరు ఎలా ముందుకు తే బాగా చేసుకోగలుగుతారు.
హ్మ్. చిన్న ఇల్లు ఉన్నప్పుడు ఏంటి అంటే, ఒక్కొక్కసారి మనకి, మనకి మనమే అడ్డం అనిపిస్తది. <smacks lips> అంటే, జనరల్‌గా అమ్మో! ఇన్ని సామాన్లున్నాయా, ఎక్కడ కూర్చోవాలిరా బాబు అనిపిస్తది. మాకైతే సేము. మా ఇంట్లో వస్తువులు, బట్టలతో పాటు అసలు మనుషులే ఇంకా ఎక్కువేమో అనిపిస్తది.
<chuckles> ఓకే. మీరు ఆల్రెడీ ఒక చిన్నింటి ఎక్స్‌పీరియన్స్ మీకు ఉంది.
హ్మ్. హ్మ్. అవును ఎందుకంటే మాది చిన్నదే గాబట్టి.
అవును. సో, ఓకే. మీ ఎక్స్‌పీరియన్సేదైన చెప్పండి. ఎలా మీకు ఫస్ట్ చూసినప్పుడు ఎలా అనిమి అసల ఆ ఇంటికి మీరు మొదటిసారెప్పుడెళ్లారు?
ఇప్పుడు అంటే మా చిన్నప్పుడు పెద్ద ఇల్లే, చాలా పెద్దగా ఉండేది. నానమ్మ, తాతయ్య అందరం కలిసి ఉండేవాళ్ళము. అయితే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే, పక్కనే నానమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లు కట్టుకున్నాము. అదేంటంటే చాలా చిన్నగా ఉంటది. హ్మ్. అవును. అది ఓన్లీ నానమ్మ, తాతయ్య ఉంటారు. ఇక్కడ అందరముండొచ్చు అనుకున్నామన్నమాట. మా ఫ్యామిలీ వరకు. అయితే ఒక ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. మంచిగా కట్టాము. ఇంటీరియర్ గానీ అంత బావుంటుంది. కాకపోతే అసలు స్పేసే తక్కువన్నమాట. సో, దాని వల్ల ఏంటి హ్మ్. అవును. చాలా అందంగా ఉంటుంది. ఎలా అంటే, చూడడానికి అద్దాలు గానీ, కిటికీలు గానీ, కలర్స్ గానీ చాలా బావుంటుంది. కలర్స్ కూడా చాలా ఆలోచించామన్నమాట. ఎందుకు అంటే ఆహ్, ఇంత చిన్న ఇల్లు కదా
అవును. సో, మీ పెద్ద ఇల్లు కాక, ఇంకో చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు. హ్మ్. బాగుంది ప్లాను. ఓకే. చిన్న ఇల్లే కానీ, చాలా అందంగా కట్టుకున్నారు. ఖచ్చితంగా ఇంటికి కలర్స్ చాలా ఇంపార్టెంటండి. అవే మనకి మీన్ ఎవరైనా చూసినప్పుడవే చూస్తాం మేము.
హ్మ్, అంటే మన అవును. కాకపోతే ఏంటి అంటే, కొంతమంది డార్క్ కలర్స్ వాడతారు కదా. అట్లా వాడితే ఏమైందంటే, ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ డార్క్ కలర్స్ వల్ల చిన్నగా అనిపిస్తది. సో, ఏంటి అంటే
అవును. అవును. నెక్స్టు మనకి, మనకి కూడా కన్ అంటే, డార్క్ కలర్సిష్టపడతారు గానీ కొంతమంది, మన ఇల్లు కూడా అంత లుక్ రాదండి. కా డెఫినిట్‌గా డార్క్ కలర్స్ వాడితే.
హ్మ్. అవును. అదే అసల లుక్‌గా అనిపియదు. ఏంటో పిచ్చిగా అట్లా అనిపిస్తది. అంటే యూజ్ చేసిన కలర్స్‌ని బట్టి అయితే ఏంటి అంటే, మేము చాలా లైటు వైట్ కలరు, కంప్లీట్ వైట్ కాదు, హాఫ్ వైటంటారు కదా, అలా ఉండిద్ది. గంధం కలర్‌లో. చాలా లైట్ గంధం కలర్‌లో. హ్మ్. అలా. అయితే దాని వల్ల ఏంటి అంటే, మా ఇల్లు చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తది. అందరూ ఏంటంటే "పెద్ద ఇల్లే కదా, పెద్ద ఇల్లే కదా" అంట్ అంటారన్నమాట.
అవును. క్రీమ్ కలర్. ఆ! అదే క్రీమ్ కలరంటారు. కానీ మ మనకనిపిస్తూంటది ఇది చిన్న ఇల్లు కదా, వీళ్ళేంటి పెద్ద ఇల్లనుకుంటున్నారు? <chuckles>
ఆ! <chuckles> అవును. అసలు ఏంటో సోఫా పెడితే కుర్చీ పట్టదు. కుర్చీ పెడితే మేము పట్టము. అలా ఉంటదన్నమాట సిట్యుయేషను. <chuckles> అసలు చాలా కష్టం.
<laughs> మరి అలాంటి ఇంటిలో మీరు ఎలా నెట్టుకొచ్చారు, ముందు ముందుకి?
<giggles> ఏం చేసామంటే, ఇంకా షెల్ఫ్సుంటాయి కదా. ఫస్ట్ ఆ షెల్ఫ్స్ కావాల్సినంత వరకే ఉంచుకొని, నెక్స్ట్ దానికేం చేసాము అంటే, ఒక బీరువా తీసుకున్నామన్నమాట. ఆ షెల్ఫ్ తీసిపిచ్చేసేసి
అవును. బీరువా. ఆయిన్ ఓకే. సామాన్లన్నీ అందులో పెట్టేయడానికి.
హ్మ్. అహా! బీరువా బట్టలకి. ఎక్కడైతే షెల్ఫుందో, ఆ షెల్ఫ్‌లో కిచెన్‌కి సంబంధించినవి పెట్టుకోవచ్చు కదా.
ఓకె, చాలా తెలివి ప్లాన్ చేసారండి.
మరన్ని బట్టలే పెట్టుకుంటున్నాము. అమ్మవి, నాన్నవి, నావి, తమ్ముడివి అసలు బట్టలకి స్పేస్ లేదు. సరే ఎలాగోలా బట్టలు పెడితే, గిన్నెలు లేకపోతే మా అమ్మ ఏమైనా మిషిన్ కుట్టిద్ది మళ్ళీ. ఇంక చూసుకోండి, ఆ బయట బట్టలొస్తయి కదా, అమ్మో! ఇక ఎప్పటికప్పుడు హ్మ్.
ఇ ఇక్కడ యాక్చువల్లి ఇదొకటి ఉందండి. ఒక ఓకె, అందులోనే. <chuckles> కానీ ఒకటండి ఇప్పుడు ఈ ఇంటిల్లోనేంటంటే చిన్న ఇల్లైన సరే ఒకలో ఇద్దరు ఉంటే ఒక ఎత్తు, ఒక ఫ్యామిలీ ఉండాలంటే మాత్రం అప్పుడు అసలైన కథ మొదలవుతుంది.
ఆ! ఇంకో ట్విస్ట్ ఏంటంటే మాటి మాటికి మా అక్క అంటే, కజిన్ అనమాట, అదోస్తా ఉండిద్దన్నమాట అక్క ఆహ్, మా అక్కకి ముగ్గురు పిల్లలు. ఇక చూసుకోండి జా <laughs> స్కూల్ లేనప్పుడు తీసుకొస్తది అనమాట. వామ్మో! నేను చూసుకుంటాను కదా, అంటే పిన్నిలకే కదా! ఎక్కువ, బాధ్యత అక్కలకి పిల్లలు ఉంటే మాత్రం
ఓకె. ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చేవాళ్ళా? అయ్య బాబోయ్! అవును సాధారణంగా ఈ ఫ్యామిలీలో పిన్నుల్ని ఎక్కువగా పట్టుకుంటారు వాళ్ళు.
మాకుండిద్ది మేమింక వాళ్ళకి అనమాట ఇక వాళ్ళకి అన్ని చూసుకోవాలి వాళ్ళకి హోంవర్కులు చేపించాలి, వాళ్ళకి అన్నలు పెట్టాలి తను రెస్ట్ తీసుకోనిది అన్నమాట ఇక్కడికొచ్చి.
కని పిల్లలకి కూడా పిన్నులంటే ఒక తెలియని అభిమానం ఉంటుందండి.
ఆ! ఉంటది మాములుగా కాదు గోడల మీద కూడా గీసేంత ఉంటది. అసలు మా గోడలైతే చెప్పానుగా అసలకే తెల్ల కల తెల్లగా ఉంటాయి కదా. <sniffs> ఇక అవి ఏ చోట ఆ! ఏ ఒక్క చోట కూడా ఆ తెలుపు కనపడదు అండి బ్లూనో, బ్లాకో <giggles> లేకపోతే రంగు రంగుల క్రయాన్సొ ఉంటాయి. మా గోడల మీద. చక్కగా. అసలు నార్మల్‌ గానే
ఆ బాక్సు వేరు. <laughs> అదవును నిజమే కలర్ ఎంచుకొని మరి వేయించారు మీరు. ఈళ్ళకి నచ్చిన కలర్స్ అన్ని ఏసరు పిల్లలు. అసలే అప్పటికే, మీకు చిన్న ఫీలింగు ఏంటి చిన్న ఇల్లు అని. దీన్ని ఆ ఇల్లుని కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు కళ్ళ ముందే. <giggles>
హ్మ్. కదా! <chuckles> అసలేంటి అంటే ఒక కుర్చీలో ఎప్పుడు చూసినా బట్టలు ఉండాల్సిందే మాకైతే, పైనుంచి బట్టలు తీసుకురావడం, ఆ కుర్చీలో ఉండాల్సిందే అసల బట్టలు లేకుండా కుర్చీ ఉండదు. ఒకవేళ కుర్చీ ఉంది అంటే, ఎవరో ఒకలు కూర్చొని ఉంటారు అంతే.
హ్మ్. అలాంటిది అంటే అప్పటికప్పుడు ఆ బట్టలన్నీ తీసి పక్కన పెట్టేయడాలు, ఎవరైనా వస్తున్నారంటే గబగబా సర్దేయడాలు.
అంతే ఎవరైనా, ఎవ్ అ! గబగబా సదరడాలు ఏం ఉండవు మంచం కింద తోసేయడాలే. <giggles>
<laughs> ఓకె. <smacks lips> ఇప్పుడు ఉన్న ఉన్నవున్నట్టు అలాగే ఎవరైనా వచ్చారని ఫోన్ చేసారనుకోండి అగో వస్తున్నాం మీ ఇంటికని వెంటనే గబగబా తీసి కిందన పెట్టేసేవాళ్ళ.
అసల హ్మ్. మంచం కింద పెట్టేసేవాళ్ళం. వాళ్ళు వచ్చేటప్పటికి నీట్‌గా ఉంటది. అబ్బా! ఎప్పుడు చుసిన భలే నీట్‌గా ఉంచుతారే అనేవాళ్ళు. ఆ! అవునవును, అనేవాళ్ళం. <chuckles>
ఒకళ. ఆన్ ఇప్ ఇప్పుడు అదే టైం‌లో అనుకోని గెస్టొస్తే?
అనుకోని గెస్ట్సొస్తే మాములుగా మనకి ఎప్పుడు చూసిన పిల్లలుంటారు గదా ఇంట్లో. అందుకే గేటయితే వేసేస్తాము. మా ఇంటికి గేటికి చాలా దూరం ఉంటది. అంటే, ఒక సందులా ఉంటదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గేటు కొట్టాల్సిందే ఎవరొచ్చిన.
<chuckles> ఓకే. వాళ్ళ త ఆ! చెప్పండి చెప్ప ఓకే. బయటే సో, ఇల్లు చిన్నదైనా, బయట స్పె ప్లేస్ పెద్దదే బెట్టుకున్నారు మీరు.
సందు. అది ఏంటి అంటే, నానమ్మ వాళ్ళకి మాకు కలిపి ఒకటే సందు. కాబట్టి 2 ఇళ్ళలకి కదా! ఇంక అందుకని డోర్ పెద్దదన్నమాట. లాంగుండిద్ది.
ఓకే. స్ అవునవును. ఓకే. సో, ఆహ్, అక్కడ మీకు తెలిసిపోయేది. ఓకే. ఎవరో ఒస్తున్నారక్కడ అని. ఎంటనే <giggles>
సో, ఎవ్వ తెలిసిపోయిద్ది. ఆ ఆటోమేటిక్‌గా, ఆ హాల్ వరకన్నా గాని, కొంచెం మ్యానేజ్ చేసేసేవాళ్ళమన్నమాట.
<smacks lips> మాక్సిమం చేతి కెన్ని దొరుకుతాను ఎనకమల ఎట్టేసుకో.
ఆ! మాక్సిమం ఎటు దొరికితే, అటు రూ‌మ్‌లోకి ఇసిరేయడం తలుపులేసేయడమనమాట. ఆ! లోపల తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు. తలుపు తీయొద్దు. ఇక అట్లా జెప్పే వాళ్ళమన్నమాట.
<chuckles> బా! ఏం తెలివితేటలండి మీకు. <chuckles> కానీ, ఒక
<chuckles> కిచెన్ కూడా. హ్మ్.
ఇంత అంటే, ఒక ఒక చిన్న ఇల్ చిన్న ఇల్లుందన్న ఫీలింగే ఏమాత్రం లేకుండా, మీరు ఆ ఉన్నదాన్నే చాలా అద్భుతంగా సృష్టిస్తున్నారు. అంటే అప్పటికప్పుడు ఎలా సర్దుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరన్నొచ్చినప్పుడు మీ ఇల్లుని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, లేదంటే కలర్సెలా చూసుకోవాలని, అదే మెయిన్ ఆలోసించారు.
<smacks lips> <chuckles> హ్మ్. కలర్ మాత్రం ఖచ్చితంగా ఇంట్లో కూడా లైట్స్ మాకు ఏ, ఏ రెడ్ కలరు అంటే, డిస్కో లైట్స్ అట్లా అస్సలేముండవు. అన్ని వైట్ ఎల్‌ఈ‌డిసే. లేకపోతే నార్మల్ ట్యూబ్ లైట్స్. అవి కూడా ప్యూర్ వైట్
అంటే ఇది మీ మీ ఆలోచనండి? లేదా మీ నాన్నగారు, అమ్మగారు ఇంకెవరైనా ఇంట్లో వోళ్ళు సజెస్ట్ చేస్తారా?
నేనే చెప్పాను. ఎందుకంటే నేను ఎలక్ట్రికలన్నమాట. నాది కంప్లీట్‌గా ఎలక్ట్రికల్ సైడ్ చదివింది. సో, నాక్కొంచెం ఐడియా ఉంది. ఇలా వైట్ లైటయితే ఏంటి అంటే, మనకి ఎక్కువ లైట్‌తో పాటు, స్పేషియస్‌గా కనిపిస్తదన్నమాట. ఇల్లు కూడా. అంటే పెద్దగా అనిపిస్తది. మీరు ఒక్క లైటేసుకున్న ఆ!
ఓకే. అవును. అవును. ఆ! లేదండి. కలర్ చాలా ఇప్పుడు ఈ లైటింగ్సనేవి ఎలా ఉంటాయంటే మనకి ఎంత లైటింగుంటే, మనకి ఇంటికెవరైనా మీరొస్తున్న ఎవరన్నా చెప్పినట్టు ఎవరన్నొస్తే ఆ ఇల్లు బ్రైట్‌గుంటేనే మనకు చాలా బావుండ కనిపిస్తది. <smacks lips> మీరన్నట్టు ఈ లైటింగ్‌కి, ఆ క్రీమ్ కలర్‌కి ఇంకా బాగా కనిపిస్తదిల్లు.
హ్మ్, హ్మ్. అవును. ఏమన్నా ఫు చాలా. అసలు పెద్దగా అనిపిస్తది. అండ్ కబోర్డ్సన్ని డార్కు బ్రౌన్‌గా ఉంటాయి కదా. దాని వల్ల ఏమవుతుంది అంటే, ఫోటోస్ దిగినా కానీ, లుక్ చాలా బావుంటది. నాకు
అవును. అవును. మప్పుడు మీ ఇప్పుడు మీరు చేసే ఆటిల వల్ల ఎలావుంటుందంటే, ఇది చిన్న ఇల్లున్న ఫీలింగ్ అందరికి పోతది.
ఆ! ఎవ్వరికీ రాదు. కానీ ఉండే వాళ్ళకి మాత్రం దూల తీరిపోతుంది. మాకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా లేదన్నమాట. ఇంక దాని తర్వాత ఏం చేసాము అంటే, మరి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టడానికి ప్లేస్ లేదు. ఒక మంచం పెట్టేసాము. చిన్న పిల్లలున్నారు అని డబుల్ కాట్ తీసుకున్నాము. సో, దాని వల్ల రూమంతా కొంచెం చిన్నదయిపోయింది. కానీ అద్దం లేకుండైయితే హ్మ్. అద్దం లేకుండైయితే కష్టం గదా! దాని కోసం ఏం జేసామంటే, ఒక పెద్ద మిర్రర్ షీటుంటుంది గదా. నిజమైన అద్దం కూడా కాదు. అది చాలా బడ్జెట్‌లో ఒచ్చేస్తది. ఒక షీటంటారన్నమాట. అదేంటి అంటే, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. సో, అది మనం వాల్‌కి అంటించుకోవడమే.
<chuckles> అయ్యో! ఆ! ఆ! మీకు కొంచెం అడ్జస్టవ్వడం కొంచెం కష్టంగుండేది. అవును. మిర్రర్ షీట్. ఓకే. ఓకే. అది వాల్‌కి అంటించేశారా మీరు?
హ్మ్. వాల్‌కి అంటించేసాం అన్నమాట, మే ఆపోజిట్‌గా బెడ్‌కి. సో, అది అద్దం లాగా యూజ్ చేసుకోవచ్చు. <chuckles>
అయ్యో! అసలు మి మీరు చెప్తున్నవన్నీ చూస్తుంటే అది చిన్నిల్లులాలే అసలు అనిపించట్లేదండి మెయిను.
<chuckles> కానీ చూస్తే అనిపిస్తది ఎంత చిన్నగా ఉంటుందో. కానీ చాలా బాగుంటది. ఫోటోస్ దిగినా ఆహ్, బావుంటది. <chuckles>
అవును. చెప్ మీరు చెప్తుంటేనే అది విజువల్‌గా తెలుస్తుంది. ఇల్లు ఎలా ఉంటుంది, ఆ చే ప్లేసేలా, మీరు అడ్జస్ట్ చే ఏ ఎన్ని రూమ్స్ ఉండేవి చిన్నింట్లో?
3 ఒక చిన్న బెడ్రూమ్, కొంచెం డబుల్ కాట్ మంచం పట్టేంత ఒక బెడ్రూమ్. ఇంకా మిగతాది ఓపెన్ కిచెన్ అండ్ హాల్ అన్నమాట. హాల్‌లో కూర్చున్నోళ్ళకి ఆ! కిచెన్ కనిపిస్తూ ఉంటుంది. బయట వరండా పెద్దగా ఉంటుంది. అసలు చెప్పాలంటే చిన్న బెడ్రూమ్ కంటే కూడా వరండానే పెద్దగా అనిపిస్తది. ఇంకా కొన్ని హ్మ్.
ఓకే. అటాచ్డ్. అవును. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇలా అయితే ఒకేత్తు. అది మనకి గెస్ట్లు రావడం గానీ, లేదా చిన్నింట్లో మీరు అడ్జస్ట్ అవ్వడం గానీ, ఒకళ పండగలొచ్చి బంధువులు ఎక్కువగానోస్తే ఆప్ అలాంటి టైంలో ఎలా ఉంటుంది?
హ్మ్. హ్మ్. ఏంటి అంటే, ఏం లేదు. చిన్న సింపుల్. ఏంటంటే మా ఇంటి పైన స్లాబ్ ఉంటదన్నమాట. అంటే పైన టెర్రస్ కట్టి వదిలేయలేదు.
ఓకే. చిన్నది స్లాబేసుకున్నారు, చిన్న రూమ్‌లాగా.
ఆ! స్లాబ్ ఆ! అంటే స్లాబ్. జస్ట్ స్లాబ్ వేసి వదిలేసామన్నమాట. స్లాబ్ పైన ట్యాంక్, వాటర్ ట్యాంక్. మధ్యలో ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలి అన్నట్టుగా స్లాబేసి వదిలేసారు.
అంటే చుట్టూ గోడలేం కట్టలేదు.
గోడలు ఒక వైటు ఒక వైపు ఏమైనా అంటే 4 సైడ్స్ ఉంటాయి కదా! మనకి. ఒక వైపు కంప్లీట్‌గా మొత్తం గోడ పైన ఫ్లోర్‌కి అటాచ్డ్ అన్నమాట. ట్యాంక్ దగ్గర దాకా అటాచ్డ్. ఇంకా 3 సైడ్స్ ఓపెన్. కాకపోతే ఏంటి అంటే
అవును. ఓకే. ఒక సైడ్ కట్టారు. ట్యాంక్ పైన పెట్టుకున్నారు. మిగిలిన సైడు ఫ్రీగా వచ్చారు. అంటే నెక్స్ట్ కట్టుకుందాంలే అన్నట్టు.
ఆ! 3 సైడ్స్ ఓపెన్. <smacks lips> ఆ! ఇంకా అప్పుడు నార్మల్‌గా ఇల్లు కట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది? గోడలు లేపితే ఇల్లు అయిపోతుంది. ఏదైనా ఒక చిన్న బెడ్‌రూం లాగో, లేకపోతే కింద ఎలా కట్టామో అలాగన్నా అప్పుడు చూద్దాంలే! సిట్యుయేషన్ బట్టి అని. ఆ! ఎందుకు అంటే స్లాబ్ వేయడానికి చాలా టైం పట్టిద్దట. అంటే, మళ్ళీ ఆ కంకర, ఇసుక అన్నీ తీసుకురావడానికి. సో, థట్ మనం ఇప్పుడు ముందుగానే
ఏదో ఒకటి ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నారు. అవును. కచ్చితంగానండి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టడం అంటే, చాలా పెద్ద డ్రీమ్, చాలా పెద్ద విషయం కూడా అది.
హ్మ్. అవును. చాలా. అసలొక సొంత ఇంటి కల అనేది ఎంతమందికి కల అంటే చెప్పలేము. మాకైతే అది తీరింది. అవును, అవును. మాకు చాలా త్వరగానే తీరింది. మా అమ్మకి మా చిన్నప్పటి నుంచి అన్నమాట. మేము టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు, నేను టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు అయిపోయింది. మా చుట్టుపక్కల కూడా అన్నీ పెద్ద డాబాలు. హ్మ్, కంప్లీట్ అయిపోయింది.
అది ఖచ్చితంగా అది కల ఉండాలి కూడానండి. <chuckles> హ్మ్. ఈ ఇల్లుక్ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. మరి ఈ పండగలకొచ్చినప్పుడు ఆ పైన ఏం చేసేవాళ్ళు?
ఆ పైన ఫ్యాన్స్. ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా! పోర్టబుల్ ఫ్యాన్. అది తీసుకొని పెట్టేసి, కింద తాళం వేసుకొని పైకెళ్లి పడుకునే వాళ్ళం అన్నమాట అందరం. అంటే వు మాకు రిలేటివ్స్‌ని పంపించాం అనుకోండి, బాగోదు కదా!
ఆహా! ఓకే. ఆహ్ ఆహ్, ఇప్పుడు ఆ! అందుకని మీరు పైకెళ్ళేవారా?
మేము కూడా అందరం ఫ్యామిలీ అందరం పైకెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట.
ఓకే. ఫ్యామిలీ అందరం కలిసి మ మార్నింగ్ అంతా కిందన ఉండి మార్నింగ్ నైట్ అయ్యేటప్పుడు సరదాగా అందరూ పైకెళ్ళి మాట్లాడుకుంటూ, కబుర్లు అలా పైకెళ్లి కూర్చున్నా మరి ఈ కుకింగ్ చాలా పెద్ద విషయమే కదండీ! ఎక్కువ మంది ఉన్నప్పుడు.
ఆ! అవును. కుకింగ్ ఒక్కటే కింద. కుకింగ్ ఒక్కటే కింద. వామ్మో! మేము గ్యాస్ మీద కూడా వండం అండి. ఇంతమందికి గ్యాస్ మీద వండమంటే 2 రోజులే గ్యాస్ బండొచ్చేది. <sniffs> మాది మామూలుగా కూడా కాదు. మా డ్యాడీ వాళ్ళేమో నలుగురు అన్నదమ్ములు. <smacks lips> మా మమ్మీ వాళ్ళేమో ఐదుగురు. హ్మ్
<laughs> మీ ఫాదర్ సైడ్ ఫైవ్ మెంబర్స్. మో మీరు ఈ పండక్కి అందరూ కలిసి వచ్చేవాళ్ళా?
ఒకవేళ ఆ! డ్యాడీ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. మమ్మీ వాళ్ళు ఏమో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. <smacks lips> డ్యాడీ వాళ్ళు అంటే పెదనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళయితే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే నాన్నమ్మ, తాతయ్య ఇక్కడే ఉంటారు గదా! సో, అందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఇంకా పక్కన నానమ్మ వాళ్ళ ఇ ఇల్లుంది గదా! అక్కడొక పెద్ద వరండా అని చెప్పా గదా! అక్కడ ఏం చేసేవాళ్ళం అంటే కట్టెల పొయ్యి పెట్టుకునేవాళ్ళం అన్నమాట.
ఓకే. అవును. మరి ఈ అవును. అవును. ఓకే. పక్ అంటే ఆ ప్లేస్‌కేళ్లి మీరు వండుకునేవాళ్ళు.
ఆ! అందరం ఇంక అక్కడ కూర్చొని ఒకళ్ళు ఆనియన్స్ కట్ చేసి ఇవ్వడము, ఒక్కొక్కళ్ళు ఒక్కొకటి హెల్ప్ చేసిస్తే ఇంకా అక్కడ వండేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే ఇంత చిన్న ఇంట్లో కష్టమే వండడం.
మరి మరి నిజమేనండి. ఇప్పుడుకి మనకి ఇంట్లో వాస్తు కూడా చూస్తారు కదా! అలా మీరు వాస్తులవన్నీ చెక్ చేసుకున్నారా?
హ్మ్. అవును. వాస్తు ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఫస్టయితే కిచెన్‌కి. మనం ఎంత ఓపెన్ కిచెన్ పెట్టుకున్నా గానీ ఇప్పుడు ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం కదా అని గెస్ట్‌కి కనిపించి కనపడకుండా పొయ్య పెట్టుకోవాలి అలా అంటే కష్టము. తూర్పు వైపే పెట్టుకోవాలనమాట పొయ్యి. తూర్పు మొహం చూస్తూ మనం వండాలి. అదొక్కటి
అవును. సో, డెఫినిట్‌గా వచ్చిన అతిథులకి అది చూసినట్టయితే, చూడటం మనం ఇబ్బంది పడతాం. సాధారణంగా.
ఆ! అవును. కాని మనం గెస్ట్ కోసం ఆలోచిచ్చాము అంటే వాస్తు పోతుంది గదా. అందుకని గెస్ట్ కనిపించినా పర్లేదు. ఒక కర్టెన్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి వాస్తు ఏదైనా ప్రాబ్లమయితే మళ్ళీ ఏమైతదో, అన్నట్టుగా నార్మల్ గానే పెట్టేసాము.
అవును. అవును. అదే. లేదండి. వాస్తు చాలా జర్ మీరు మరి మీ నాన్నగారికి వాస్తులవన్నీ ఐడియా ఉన్నాయండి?
ఆ! అంటే తాతయ్య గారికి ఉందన్నమాట. మా తాతయ్య గారు సిద్ధాంతన్నమాట. ఆయనకన్ని తెలుసు. అన్ని చెప్తారు. హ్మ్.
ఓకె. మీ తాతగారు సిద్ధాంతి గారు. ఓకె. అది అతను, అతను దగ్గరుండి కట్టించారు ఇల్లు. అంటే చెప్ సలహాలిచ్చారు.
ఆ! కట్టించారు. ఆ! ఇట్లా, అట్లా అని. ఇంక నార్మల్‌గా కిచెన్‌లో కూడా, చాలా తక్కువుంటాయి ర్యాక్స్. మేమేం చేశాము అంటే, విడివిడిగా అన్నీ ఆర్డర్ జేసుకున్నాం. అంటే ఇప్పుడు స్పూన్స్ పెట్టుకుంటానికి, ఒక హుక్‌లా ఉంటది. ఆ హుక్‌ని అంటించేసాం అనుకోండి వాల్‌కి, అక్కడొక 10 స్పూన్స్ పడతాయి. అలా కిచెన్‌లో కూడా అలా సెట్ చేసాము. 3 స్టెప్స్.
అవును. ఓకె. కిచెన్‌లో కూడా మొత్తం ఐటెమ్సెక్కువ ఉన్న, చిన్న కిచెన్‌ని ఐటెమ్స్‌తో నింపారు.
ఆ! చాలా ఓపెన్‌గా ఉంటది కదా, డిఫరెంట్, డిఫరెంట్‌వి కొన్నామన్నమాట. ప్లాస్టిక్‌వే మళ్లన్ని కూడా, అన్ని బడ్జెట్ లోనే. ఆ ప్లాస్టిక్‌వి పెట్టాం అనుకోండి, 3 స్టెప్స్‌లో ఒక స్టెప్స్‌లో ఉల్లిపాయలేసుకోవచ్చు, ఒక స్టెప్‌లో ఏదైనా చిన్న, చిన్న కప్పులు పెట్టుకోవచ్చు.
ఓకె. మొత్తానికి అన్ని సద్దెస్తున్నారక్కడే. <chuckles> మరి మీ ఫ్రెండ్సేమన్న అన్నారా ఎప్పుడైనా? మీది చిన్న ఇల్లే గాని చాలా బా చూసుకున్నారు. ఆ!
ఆ! అన్ని. ఏమనరు. వాళ్లొచ్చి వీడియోస్ కూడా తీసుకుంటారసలు. ఇంత నీట్‌గా అరేంజ్ జేసారని. మా అమ్మయితే ఎలా పెట్టిదంటే, ఒక డబ్బా మీద ఒక డబ్బా, ఒక డబ్బా మీద ఒక డబ్బా పెట్టిద్ది. కానీ, ట్విస్ట్ ఏంటంటే
మొత్తానికి పేర్చేశా అంటే మీ మ మీ మమ్మీ దగ్గర నుండి మికీ అలవాట్లొచ్చాయా?
అవును, కానీ నాక్ నాకసల అలవాటే రాలేదండి ఒక డబ్బా తీయాలి అంటే, మిగతాయన్ని పడేస్తాను. మా అమ్మ చేతిలో తిట్టులు తింటూ ఉంటాను. అస్సలు రాదు నాకు. <chuckles>
<giggles> ఓకే. మరి ఇంకంతే కదండి. ఇప్పుడొకటి తీయ్యబోయి అన్ని పడేస్తే తిడతారు కదా! మరి.
అవును. అస్సలు రాదు నాకు. కానీ బట్టలు మాత్రం మంచిగా ఆర్గనైజ్ చేస్తా, దేనికి దానికి సెపరేట్‌గా, చక్కగ పెట్టేస్తా.
మీ యాక్చువల్లి మీరు చెప్పిన దాని ప్రకారం, మీ ఇంట్లో బట్టలెక్కువుంటాయి గాబట్టి, డెఫినిట్‌గా మీరే బెనిఫిట్ చేసారు మీ ఇంటికి.
హ్మ్. <smacks lips> అవునసల ఒక ర్యాక్ తీపిచ్చేసి, అక్కడొక విండో లాగా పెట్టిచ్చి, స్టడీ టేబుల్‌లా పెట్టించాం. ఆ స్టడీ టేబుల్ గోడలోకెళ్ళిపోతాది. అంటే, మనం ఇట్లా ఓపెన్ జేసామనుకోండి మనం కూర్చొని చదువుకోవచ్చు. ఒద్దు అనుకుంటే గోడలోకెళ్ళిపోతది. అక్కడ డైనింగ్ టేబుల్ లా గూడా యూస్ చేసుకోవచ్చు. హ్మ్. మరి చాలా ఆహ్, కంఫర్ట్‌గా ఉండాలి అంటే, ఇంకా అదే బెటరు. మామూలుగా ఏసేసాం అనుకోండి, స్టడీ టేబుల్ గానీ, డైనింగ్ టేబుల్ గానీ అస్సలవ్వదు నడవడానికి.
అయ్యో! ఓకె. ఏహ్, అద్ అది కూడా అలా ప్లాన్ జేసారు మీరు. అవును. ఖచ్చితంగా, అవి కొంచెం ప్లేస్‌ని మనకి కలి కలిసొస్తాయి ప్లేస్ కూడా.
ఆ! అదే అది గోడలోకెళ్ళిపోతది అప్పుడు మనకేం ప్రాబ్లముండదు. రోజంతా ఎలాగో చదవం గదా, అసల మా అమ్మైతే అది కూడా వద్దనింది. "మీరేం చదివే మొహాలు కాదులే గానీ, అవసరం లేదది. కూర్చొని" హ్మ్. "ఒల్లో పెట్టుకొని చదువుకోండి, మీరు చదివే చదువులకి అయ్యేం అక్కర్లేదు" అని. అమ్మ ఎంత అవ్వదులే అమ్మ! అని
మొత్తానికి. అవేం వద్దు. <chuckles> మరి మీ ఫ్రెండ్స్ ఈ స్టడీస్ ఆటిలకి వచ్చేవాళ్ళా?
అహా! ఏం వచ్చేవాళ్ళు గాదు. మాకు స్కూల్లోనే స్టడీ అవర్సుండేయి, సరిపోయేది ఏం వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైనా వస్తే మాత్రం, బయట చక్కగా కూర్చొని ఆడుకునేవాళ్ళం. చదువుకుంటానికైతే హ్మ్.
మరి మీకన్ని బట్టలెక్కువ ఉండేవి కదా! సో, డెఫినిట్‌గా బట్టల మీదెక్కువ ఇష్టం ఉండేదా మీకు?
ఆ! ఖచ్చితంగా. ఎందుకంటే, ఉన్నయన్ని చాలా బావుండేయి. అంటే కు ఎప్పుడన్నా ఒక్కసారే తీసుకునేవాళ్ళం. పండక్కో, పబ్బానికో అన్నట్టు. కాబట్టి నీట్‌గా పెట్టుకునేదాన్ని. అమ్మో! నీట్‌గా లేకపోతే పాడైపోతాయని అదొక భయం. <chuckles>
ఓహ్! లేదండి. మీరు చాలా మీ ఆర్గనైజేషన్ గాని, మీ ప్లానింగ్స్ గాని చాలా బావున్నాయండి.
ధన్యవాదాలండి.
ధన్యవాదాలు. మీతో మాట్లాడడం కూడా చాలా <giggles> బావుందండి.
<chuckles> ధన్యవాదాలండి.
చాలా, చాలా బాగా ప్లాన్స్ చెప్పారు. మీ ఇంటిని చిన్న ఇం చిన్న ఇల్లు అన్న ఫీలింగ్ కూడా ఎక్కడ లేకుండా, దాన్ని ఒక అద్భుతంగా మీరు శే క్రియేట్ చేసుకొని, దాన్ని చాలా బాగా చేసారండి. నాకైతే చాలా బాగా నచ్చింది కూడా మీరు చెప్పింది. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.
<chuckles> హ్మ్. అవును. <chuckles> ధన్యవాదాలండి.